హ్మ్. అయితే బర్త్‌డే‌లకి మోస్ట్‌లీ బయటికెళ్ళటం జరుగుతుందండి. చిన్న పిల్లల బర్త్‌డే‌కైతేనేమో అంటే పా ఇంట్లో పిల్లల బర్త్‌డేకైతే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్‌ని పిలవటం అది ఇది జరుగుతుంది. ఆహ్, యానివర్సరీకి మాత్రం ఒక్కసారి నేను పులావ్ ట్రై చేశానండి నేనే. యూట్యూబ్‌లో చూసి <chuckles> ఆహ్, ఆ! చేశాననమాట. ఆహ్, తనకి‌ష్టం. ఆహ్, బ్ చేశాను. బానే వచ్చిందని నేను అనుకుంటున్నాను. బావుంది అని తనంది. కానీ నాకెందుకో నమ్మకం లేదు. <chuckles> అది
హ్మ్. హ్మ్. ఓకే. మీ వైఫ్ కోసం చేసారు ఫస్ట్ టైమ్. ఓకే. నమ్మకం లేదా అంటే మీరు తిన్నాక నమ్మకం పోయిందా?
తిన్నాక నమ్మకం లేదు. అంటే మరీ యావరేజ్ ఉందండి. అది బాలేదని చెప్పలేము బావుందని చెప్పలేము. <chuckles> సో హ్మ్.
యావరేజ్‌గా ఉంది. అదే. అదే. అదే. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఆహ్, చిన్నప్పుడుకి ఇప్పటికి చూసుకుంటే డిఫరెన్స్ ఉంది కదా! సరే ఆహ్, వైఫ్ కోసం చేశాను అని కూడా చెప్తున్నారు. ఆహ్, యె పిల్లల బర్త్‌డే కోసం ఏదైనా స్వీట్ చేసిన సందర్భం ఉందా?
అవును. హ్మ్. హ్మ్. పిల్లల బర్త్‌డే కోసం ఏం చేయలేదండి. అంటే ఆహ్, ఎందుకో మా పాప స్వీట్ అంతగా ఇష్టపడదు. తనకి కేక్ ఓకే. గాని స్వీట్‌లు తినదు. ఆహ్, అందుకే నేను తన కోసం ప్రయత్నించలేదు కూడా. ఆహ్, తనకి ఇష్టమైంది ఏమైనా చేశావా అని అడిగితే మాత్రం చెప్పగలను నేను. తన కోసం అంటే తనకి తనకి వాళ్ళ అమ్మ చేసే పప్పంటే చాలా ఇష్టం. నేను నేను అంతకన్నా బా చేస్తా ఉండు అని చెప్పి నేర్చుకొని నేర్చుకొని చేశాను. కానీ నాకు నచ్చిందండి. నాకు వాళ్ళ అమ్మ కన్నా నేనే బా చేశాను అని నా ఫీలింగు. కానీ తను మాత్రం ఒప్పుకోలేదు. "నీది బాలే. అమ్మది సూపరుంది" అని చెప్పేసింది. <laughs>
ఓకే. ఓకే. ఆ! ఓకే. ఓకే. ఏం చేసారు తన కోసం? ఓకే. <giggles> ట్రై చేసారా? ఆ! ఆ! ఓహ్! ఆ! ఓకే. ఓకే. ఓకే. మామూలుగా సమ్మర్ హాలిడేస్ వస్తే ఆహ్, మామిడికా మామిడి పండ్లు ఫేమస్. ఎవరికైనా సమ్మర్ హాలిడేస్ అంటే మామిడి పండ్లే గుర్తొస్తాయి.
ఆహ్ అవును. మామిడి పళ్ళు. అవును.
ఆ! మామిడి పళ్ళు డైరెక్ట్‌గా తినడం ఒక ఎత్తైతే దాంతోటి ఏమైనా రెసిపీస్ చేసుకోవడం ఇంకొక ఎత్తు. దాంతో ఏమైనా రెసిపీ చేసి అట్లా ట్రై చేసింది ఉందా?
హ్మ్.